15 రోజులు.
15 రోజులంటే దేవ దేవస్థానాలన్నీ చూసుకుంటూ వెళ్ళాలి, అటునుంచి వచ్చేటప్పుడు మా
హ్మ్. హ్మ్. ఎలా ఎళ్లారు కారులో ఎళ్లారా? బసులో ఎళ్లారా? ట్రైన్‌లో ఎళ్లారా? ఏ మాధ్యమంలో ఎళ్లారు మీరు?
మేము ఒక టాటా సుమో లాంటిది మొదను మా మాట్లాడుకున్నాం. ఆహ్, దాంట్లో వెళ్ళిపోయాం. అంటే దా దా టాటా దాన్నేదో అంటారు కొత్తది ఇప్పుడు. అలాంటిది హ్మ్. దాంట్లో వెళ్ళిపో
ఒకటి బుక్ చేసుకున్నారన్నమాట. ఆ! యాహ్! ఓకె. ఆ! అలా వచ్చిందన్నమాట దాంట్లో ఎళ్ళిపోయారింకా.
ఆ! వెళ్ళిపోయి ఎజా మొత్తమంతా ఆహ్, చూసుకుంటూ మొత్తం అన్నీ చూసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ
ఆ! హ్మ్. ఏం గమనిచ్చారక్కడ మీరు? ఏం గమనిచ్చారు?
ఎక్కడండి అక్కడ ఒక మంచి వాతావరణం, తర్వాత హ్మ్. కొండ ప్రదేశం బాగాను. కొండ ప్రదేశం ఆ! చక్కటి గాలి, గాలి అది చాలా బావుంటుంది. ప్రత్యేకంగా గ్రీనరీ అంటే, ఈ పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం అసలు ఆహ్, ఆహ్, ఎంత పచ్చగా ఉంటే అంత నీ నీ అంత బావుంటుంది, అని అలా చూసుకుంటూ ఉండిపోతాను అన్నం అది అన్నం, నీళ్లు కూడా అక్కర్లేకుండా.
హ్మ్. హ్మ్. హ్మ్. కొండ ప్రదేశం. హ్మ్. అవునా! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆహా! హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు రీసెంట్ గురించి చెప్పారు. మరి పాతకాలంలో టీనేజ్‌లో అప్పుడు మంచి ఉత్సాహంలో ఉంటారు కదా! మీరు. ఇప్పుడంటే దైవత్వంకెళ్లారు. మంచిగా, మంచి టీనేజ్‌లో ఉన్నప్పుడు అసలకి ఎలాంటి ట్రిప్ ఏసారు? అసలు ఏం ఎంజాయ్ చేసారు మీరంతా?
ఆ! అవును. అవును. అండు బెంగుళూర్ ఎళ్ళాం, బెంగుళూరెళ్ళి ఆ! బెంగుళూరెళ్ళి అంటే మేము ఎక్కడో హ్మ్. ఆహ్, చాలా దూరంగా ఉండేవాళ్ళం బెంగుళూరు నుంచి. అక్కడి నుంచి బెంగుళూర్ ఎళ్ళాము తర్వాత ఆహ్, ఆ ప్రదేశాలు ఈ వాటర్ ఫాల్సుంటాయి. దూద్ సాగర్ అంటారు చూడండి.
హ్మ్, బెంగుళూరు. హ్మ్. హ్మ్. హుహు. ఓకె. ఆ! దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ ఆ!
ఆ! దూద్ సాగర్ వాటర్ ఫాల్సు ట్రైన్ ట్రెక్కింగ్ అంటారు. ఆహ్, ఆ ట్రైన్ మీద మధ్యలో ఒక దగ్గర దిగిపోవడం ఏమైనా చూసుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళటం అలా బాగా, బాగా చేశాం అవన్నీను. ఆ వాటర్ ఫాల్స్
హ్మ్. హుహు. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఏవన్నా గాని, ఏమన్నా గాని సరదాగా ఏదైనా సంఘటన జరిగిందా మీకు మీలో? బాగా నవ్వు తెప్పించే సంఘటన.
సరదాగంటే నవ్వు తెప్పించే సంఘటన అంటే, ఇలాగే <chuckles> ఒకసారి ఆహ్, ఆ వాటర్ ఫాల్స్‌లో జారిపోయి ఒకడు పడిపోవడం, వాడిని పట్టుకోవడానికి ఇంకొకడు పడిపోవడం లా ఇలాంటివి.
ఆ! ఎలాగా ఆ! ఆ! కిందలో పడ్డం మరి ఏమైనా ప్రమాదం అలాంటివి ఏమైనా జరిగినాయా అక్కడ లేకపోతే ఏదో నవ్వుకుంటానికే చేసుకున్నారా?
ప్రమాదం. అంచుల దాకా వెళ్ళిపోయాము, కాకపోతే అప్పుడు చాలా చిన్నవాళ్ళం. ఆ! ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పి ఉద్దేశ్యం తోటి, అలా వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అది పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు, ప్రమాదం అని గాని, ఏదో అవుతుంది అని గాని అలా ఉండేది కాదు చాలా చిన్న వయసు కదా!
వామ్మో! ఆ! హ్మ్. హుహు. ఓకె. ఆ! ఆ! ఆ! అందుకే హ్మ్. చాలా చిన్న వయసు.
హ్మ్. అందుకని
అంటే సుమారుగా ఓ 19 ఏళ్ళు ఉంటాయనుకోవచ్చా మీకు?
ఆ! 19, 20 అంతే, అంతకన్నా అంతే 20 కన్నా ఎక్కువ
19, 20 హ్మ్. అన్ని తెలిసిన వయసే కదండీ చిన్న వయస్సు అంటారు మీరు.
ఆహా! అంటే ఇప్పుడు 40 వచ్చిందనుకోండి ఓ బాధ్యత ఒచ్చేస్తది. అమ్మో! నాకేమైనా అయితే నాకు ఇబ్బంది అవుతుందని. అప్పుడేమో అలాంటిది ఏమి లేదు, ఏమైతే అవుతుంది పద మనం వాడు జారిపోతున్నాడు అంటే పట్టుకోవడానికి ప్లానేస్తాం 19 ఏళ్ళు ఉన్నప్పుడు. 40 ఏళ్ళు ఉన్నప్పుడు, ఎవరినైనా కేకలెస్తాం ఎవరైనా రండి బాబు అలాన్
ఆహా! <chuckles> ఆ! అదే కదా! హ్మ్. హ్మ్. అదే గదా! హ్మ్. అవును. అవును. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారా మీరు ఏమన్నా?
నేను బ్యాంక్‌లో పని చేస్తానండి.
బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్‌లో పని చేయటం వల్ల మీ స్నేహంలో జరిగిన మార్పులు ఏంటి? అంటే ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్తా ఉంటారు కదా! అలాగా మీ వ్యక్తిగతంగా మీరెళ్ళినప్పుడు, ఉద్యోగ పరంగా కానియండి, ఇట్లా కుటుంబ పరంగా కానియండి. ఇలా వెళ్ళినప్పుడు ఏంటి మీ మధ్యన ఏమైనా దూరం పెరగటం కానియండి, ఆ దూరం ఒకవేళ పెరిగింది అనుకోండి ఎలాగా దాన్ని? ఆహ్, ఏ సమయంలో మీరు చేసుకుంటూ ఉంటారు?
అవును. హ్మ్. అవును. హ్మ్.

ఇప్పుడైతే అయింది కదా! మరి మీ కుటుంబాలేలా కలిసుంటున్నాయి? మీ ఫ్రెండ్స్‌గా ఉన్నపుడు కానండి, ఇప్పుడు కుటుంబాలు గయ్యారు కాబట్టి, ఎలా కలిసి ఉంటున్నాయి?
ఎలా అంటే, ఆహ్, మేము అప్పుడప్పుడు వాళ్ళకేదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా మా ఫ ఫంక్షన్‌లో ఏమైనా గాని ఆ! వేడుకలకి అట్లా వాళ్ళు మనల్ని పిలుస్తారు. మా ఇంట్లో ఏదైనా వే వే వివాహ వేడుకలు అలాంటివి
హ్మ్. ఓకే. ఏదైనా జరిగినా చేసినా కి గాని, ఏదైనా జరిగినా చేసినా గాని, మిమ్మల్ని పిలుచుకుంటా ఉంటారు. హ్మ్. రీసెంట్‌గా ఏమైనా శుభకార్యం జరిగిందా? మీ ఫ్రెండ్స్ అందరూ వొచ్చింది గాని, కలిసింది గాని, ఏమన్నా ఉందా?
ఆ! మా ఇంట్లో కూడా 1, 2 జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా పిలిచు పిలవటం, మనం వెళ్ళటం. ఆహ్, అక్కడికెళ్ళి వాళ్ళతో ఆహ్, అదొక ఆనందంగా ఉంటుందక్కడ మనం వాళ్ళతో హ్మ్.
హ్మ్. అవునా? హ్మ్. హుహు. హ్మ్. అదొక ఆనందంగా ఉంటది. అవును వాస్తవం, హ్మ్. ఇపుడు ఆ! ఎప్పుడైనా గాని, ఒక స్నేహితుడు విదేశాలకేళ్ళడం గానియండి. అలా జరిగినప్పుడు, మీరు ఎలా బాధపడ్డారు.
టైమ్ వాళ్ళతో ఫ్రెండ్స్. హ్మ్. విదేశాలకేళ్ళడం అంటే, కొంచెం బాధే ఉంటుందండి. కాకపోతే ఆమ్, ఎలా అంటే, చాలా దూరం వెళ్ళిపోతాడు, టైమ్‌కి రాలేడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఆహ్, మా అక్కడికేక్కడికైనా వెళ్ళాలంటే ఒకా హ్మ్
అవునా? హ్మ్. హ్మ్. హ్మ్. తరచుగా హ్మ్, తరచుగా కలుస్తూ ఉండే మిత్రుడు ఎవరనా గాని ఇలాగా, దూరంగా వెళ్ళినప్పుడు మీ నుంచి ఎలా బాధపడతారు మీరు?
ఆ! కొంచెం బాధ పడి బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఆ టైమ్‌కి విదేశం అనేటప్పటికి, మళ్ళీ రావాలంటే చాలా ఉంటాయి కదా! అక్కడ హ్మ్, మళ్ళీ వొస్తే, మళ్ళీ ర అటు వెళ్ళనిస్తారు, వెళ్ళనివ్వరు అదొక భయం ఆయనకి. ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి, అవన్నీ దాటుకొని రావాలి. అదే మన దేశం అనుకోండి. సపోజ్ ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, నేను ఇంకో దగ్గర ఎక్కడో ఉన్నా అంటే, మహా అయితే 1 అవర్ 2 అవర్స్ జర్నీ అంతే. అంతకన్నా, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా! ఓ ఓ ఫ్లైటేక్కామనుకోండి, అక్కడ దిగిపోతాం. మళ్ళీ అక్కడి నించి ఎంత ర అర్జెంట్ అవసరం ఉన్నా, అర్ధరాత్రి పిలిచినా, ఓ 4, 5 గంటల్లో మనము ప్రీతి ఎక్కువ కలిగినటువంటి
అవునా? హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును హ్మ్. అట్లాగా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంతే అంతకు మించేముండదు. అవును. అవును. హ్మ్. హ్మ్. వాస్తవం. వొస్తారు, వొస్తారు కదా! అలానే వొస్తారు కదా! మీరేప్పుడైనా ఏళ్లారా మరలాగా?
ఆ! నేను వెళ్తానండి. నేను వాళ్ళు పిలిచారు అంటే, వాళ్ళకి అర్జెంట్ అవసరముందంటే, వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా.
హ్మ్. ఏ సందర్భంలో, ఏ సందర్భంలో ఏళ్లారు? మీరేప్పుడైనా ఏళ్ళాల్సొచ్చినప్పుడు? ఎప్పుడొచ్చింది? అవునా? ఆ!
అంటే వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ వొచ్చినప్పుడు గానీ, వాళ్ళ ఇంట్లో ఏమైనా బ్యాడ్ అట్లా ఏమైనా జరిగింది అర్జెంట్‌గా నేనూ వెళ్ళాలి అని అన్నప్పుడు వెళ్ళి ఆ! 1, 2 సార్లు జరిగాయి. అటూ ఆ! అది
హ్మ్. హ్మ్. హ్మ్. ఏమైనా జరిగిందాలాగా? ఏమన్నా జరిగిందా? 1, 2 సార్లు. మీరు ఆ టైమ్‌లో ఫోన్లు గాని, అవన్నీ కూడాను కరెక్ట్‌గానే రెస్పాండ్ అయ్యారు మొత్తం అంతా.
ఆ! ఆ! రెస్పాండ్ అవ్వడం, ఇమ్మీడియేట్‌గా బయలుదేరి మార్నింగ్ 6:00 ఫ్లైయిట్‌కెళ్ళిపోయి.
ఆ! ఓకే. మార్నింగ్ వొచ్చేసేసారు మీరు మళ్ళా. హ్మ్.
మార్నింగ్ ఫ్లైట్‌కేళ్ళిపోయి ఈవెనింగ్ వచ్చేయడం అలా. అంటే ఈవెనింగ్ గానీ, లేకపోతే ముందు అంటే, రావడం మనం ఒక రోజు లేట్‌గా అయినా రావొచ్చు గానీ, ఆ టైమ్‌కి వాళ్ళ దగ్గర ఉండాలి కదా!
హ్మ్. అలా జరిగింది. హ్మ్. హ్మ్. అవును. అవును. వాస్తవం అది. హ్మ్. ఈ
అది. ఆ టైమ్‌కి ఉండడం అనేటటువంటి పరిస్థితి కాబట్టి గబగబా వెళ్ళిపోయేవాళ్ళం. ఇక ఏమి జరుగుతుంది టే ఫేరేంతుంది? ఇదుందా? అదుందా అని.
అవును. ఆ! ఒకవేళ ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు అయినాయి, అంతా కూడా ఫ్యామిలీ గానే కలుస్తా ఉంటుంటారు నాకు తెలిసినంతవరకు, అవునా?
అవునండి.
హ్మ్. అయితే ఇప్పడుకిప్పుడు, ఒకవేళ వాళ్ళు, మీ భార్యలు వ మీ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు కలిస్తే ఎలాంటి ముచ్చట్లు పెట్టుకుంటారనేదేమన్నా తెలుసా మీకు?
హ్మ్.